సాధారణంగా మనకి రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా ఒక రొటీన్ అయితే ఉంటుందండి. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. కొంతమంది ఇంట్లో ఏంటంటే హడావుడిగా అరుపులతో కూడా స్టార్ట్ అవుతుంది. కొంతమంది ఇంట్లో <chuckles> ఏంటంటే ప్రశాంతంగా పీస్‌ఫుల్‌గా ఎళ్ళిపోతారు. మరి మీ ఇంట్లో మీ ఉదయపు రొటీన్ ఎలా ఉంటుందో ఏమన్నా చెప్పగలరా?
ఆ! అవునవును. హ్మ్. అవును. అవును. <chuckles> అవును. హ్మ్. హ్మ్. హ్మ్. తప్పకుండా అండి. ఆహ్, అంటే పొద్దున్నే మేము లేచేది ఒక 5, 5.30కి అట్లా లేస్తాం అన్నమాట. మేము లేవకపోయినా మా పాప ఉంది ఆమె లేపేస్తది. <sniffs>
<giggles> అలారం అన్నమాట పాప మీకు.
<chuckles> ఆ! అలారము. అది లేచిందంటే 5.30 ఐదో అయినట్టన్నమాట. ఇంకా మా హస్బెండ్ అప్పటికి నైట్ కొంచెం లేట్ పడుకుంటాడు కాబట్టి ఆయన ఇంకా కొంచెం సేపు నిద్రపోతారు. మేమిద్దరం ఇంక లేచి ఇంక స్టార్ట్ చేస్తాం అన్నమాట. డైలీ రొటీన్ అన్ని. ఆహ్
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఫస్ట్ లేవగానే ఇవి ఉంటాయి కదా! పిల్లలకి కడ్లింగ్స్ అని వాళ్ళతో ఆడటాలని అవి ఉంటాయా?
అవునవును. ఆ! ఆ! <sniffs> చాలా. కాసేపు ఆమెతో ఆడాలి. కాసేపు బుజ్జగించాలి అవన్నీ ఉంటాయి. <chuckles>
హ్మ్. <giggles> ముద్దులు పెట్టుకోవాలి. హగ్ ఇవ్వాలి. ఓకే. హ్మ్.
అవునవును. ఇవన్నీ అయిన తరువాత నెమ్మదిగా ఇంక స్లో‌గా తనకి తను ఇప్పుడు మూడేళ్ళన్నమాట. నెమ్మదిగా ఇప్పుడు ఆమె అంతట ఆమెనే బ్రష్ చేసుకోవడం అలాంటివి నేర్పిస్తున్నా.
ఓకే. ఓకే. సెల్ఫ్‌గా స్టార్ట్ చేయిస్తన్నారు అయితే. హ్మ్.
ఆ! ఇదివరకూ అయితే, మరీ చిన్నాగున్నప్పుడు నేనే చేపిచ్చేదాన్ని, ఇంకా ఏమైనా పొద్దున్నే లేవంగానే నెస్టమో, సెర్‌లాకో అలాంటివేవోకటి, పొటాటోస్ మాష్ చేసివ్వడమో, అట్లా నేను తినిపిచ్చేదాన్ననమాట. ఇప్పుడు నెమ్మదిగా ఆహ్, ఈ పాలల్లో ఈ పొడేసి ఇస్తుంటే, అది మంచిది కాదు, తొందరగా ఆహ్, హార్మోన్సవన్నీ తొంద తేడాలొస్తున్నయి అంటన్నారు కదా! <sniffs>
ఓకే. ఓకే. ఓకే. ఓకే. అంటే, ఏం పొడీ? ఆయు ట్స్
అందుకనీన ఆహ్, పెడి పిడియాషూరు ఏవేవో అంటారు కదా!
ఆ! పీడియాషోర్ ఓకే. ఓకే. యాహ్! యాహ్! యాహ్! అవునవును.
ఆ! అదీ. బోర్న్‌విటా అవివ్వాలంటే ఉత్తి షుగ‌రే. కాబట్టి, మేము కొంచం ఆలోచించి ఆలో ఆహ్, మా పీడియాట్రీషన్నడిగితే, మీరే డైరెక్ట్‌గా బాదం ప‌ప్పో నానపెట్టి, పేస్ట్ చేసి పెట్టండి
<chuckles> ఆ! బాదం మ బాదం పప్ అన్నీ నట్సుంటయి చూశారా? అవి రోస్ట్ చేసేసీ, డేట్స్‌తో మిక్స్ చేసెసేస్తే ఆ స్వీట్‌నెస్ గూడా ఒచ్చేస్తది. నిజంగానే. హ్మ్.
హ్మ్. హ్మ్. హా! ఆ! అట్లా అన్నారు. సరే అవి కొన్ని రోజులిచ్చాను, కానీ అప్పటికప్పుడు పొద్దున లేవంగానే పేస్ట్ జేసివ్వాలంటే, నాకూ ఒక్కొక్క రోజవుతుంది, ఒకొక్క రోజవ్వట్లేదు.
హ్మ్. అవ్వట్లేదు. ఓకే. అంటే, ముందే పొడి చేసేసి పెట్టుకోండి. నార్మల్‌గా. అవ్వదా?
హ్మ్. అదీ ఆ మిక్సీ క్ హ్మ్. పొడి చేస్తే అదీ గట్టిగా ఉంటది కదా! తిన ఆహ్, తాగదు.
అ తాగదు. <chuckles> ఓకే. ఓకే. ఆ!
హ్మ్. ఈ ఇట్లా నానపెట్టి, పేస్ట్ చేస్తే అదీ మెత్తగా అయిపోతది కదా! ఆ! అప్పుడు తాగేస్తుందనమాట. సరే ఇది పొద్దున్నే అవ్వట్లేదని, పొద్దున్న‌లు మామూలుగా ఈ మధ్యనే చాకోస్ స్టార్ట్ చేశాననమాట. అది కొంచమింట్రస్టింగుగా తింటుందీ, <smacks lips> తనంతట తనే తీసుకొని తింటుంది
మెత్ అవునవును. అవును. హ్మ్. ఓకే. ఓకే. ఓకే. ఓకే. ఇంక అందులోనే రాగి బైట్స్ ఇవి కూడా వచ్చినాయి పిల్లలకి. హ్మ్.
ఆ! అవునవును. ఏదో అంటే తనంతట తను తీసుకొని తింటుంది. నాకు కొంచెం పొద్దున్నే నా పని అయిపోవాలని నేను చూసుకుంటూ ఉంటాను.
<chuckles> అదేలే అదేలే. మీకు బాక్స్‌లు అవన్నీ పనులున్నాయా?
హ్మ్. బాక్స్‌లు అంటే నా వరకు నేను చేసుకుంటాను. ఇ ఆహ్, మా హస్బెండ్, మా పాప ఇద్దరు స్కూల్‌లో, ఆఫీస్‌లో తింటారు లంచ్.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. అయితే అం మీకు అంత హడావుడి ఉండదు మార్నింగ్.
హ్మ్. ఆ! కొంచెం నెమ్మదిగానే స్టార్ట్ చేస్తాను. ఈ కాకపోతే బ్రేక్ఫాస్ట్‌కి ఇద్దరు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళిద్దరికీ బ్రేక్ఫాస్ట్‌కి ఒక చట్నీ సాంబార్ కంపల్సరీ అనమాట.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. <chuckles> ఓకే.
<chuckles> ఆ! ఇంట్లో ఉన్నప్పుడు అవి 2 చేసి పెడతాను. అంటే ప్రతి రోజు ఆహ్, చట్నీ ఏదో ఒకటి ఇంకా సాంబార్ కూడా డైలీ అయి‌పేంది. ఆహ్, సాంబారూ
హ్మ్. ఓకే. డైలీ రొటీన్ కింద 2 ఉండాల్సిందే అయితే.
ఆ! అది సాంబార్ ఉంటే. కొంచెం ఇద్ ఇద్దరు ఇడ్లీ అయినా, దోస అన్నా కొంచెం ఎక్కువ తింటున్నారు.
హ్మ్. ఓకే. ఓకే. <chuckles> అయితే వాళ్ళ నాన్న గారిదె వచ్చిందన్నమాట పాపకి కూడా. <chuckles> హ్మ్.
ఆ! అవునవును. ఇంకా ఈ దోసల్లో కూడా మనం మామూలు దోసలు కాకుండా, రాగి దోసలు అలాంటివన్నీ ట్రై చేసినప్పుడు ఆహ్, అవి టేస్ట్ బాగోకపోయినా ఈ, ఈ చట్నీ, సాంబార్ ఆహ్, ఇవి, ఇవి 2 టేస్టీగా ఉండేసరికి అది పెద్ద <smacks lips> ఆ రుచి చూసుకోకుండా తింటున్నారన్నమాట.
అవును. హ్మ్. కాంపెన్సేట్ అయిపోతున్నాయా? ఆ! తిన్నారు. ఓకే, ఓకే ఫైన్. అదేలేండి.
హ్మ్. ఇది వరకు పొద్దున లేవంగానే నే కొంచెం చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఈ రాగినే సెర్లాక్ లాగా చేసి పెట్టేదాన్ని అన్నమాట. అంటే కొంచెం ఆహ్, జావ లాగా ఉంటారు. ఆహ్, జావ అంటే మరి ఇంకా జారుడుగా ఉంటది. అలా కాకుండా కొంచెము ఇట్లా పేస్ట్ లాగా. ఆ!
ఓకే, ఓకే. అదేలేండి. మిక్స్ సెర్‌లాక్ మిక్స్ లాగా. హ్మ్. గట్టిగా. కొంచెం చిక్కగానే. ఓహ్! పేస్ట్ లాగా. ఓకే, ఓకే.
హ్మ్. చిక్కగా చేసి అట్లా పెట్టేదాన్ని అన్నమాట. ఈ మధ్య మా ఇంట్లో స్టార్ట్ అయింది. అదేంటి ఇదివరకు రాగే పెట్టేదానివి కదా! ఇప్పుడు ఎందుకు పెట్టట్లేదు? అట్లా ఇట్లా అని. అందుకని సర్లే వాళ్ళు చెప్పేది కూడా దాని కోసమే కదా! అని ఇంక వేరే వేరే స్టార్ట్ చేశానన్నమాట. ఆలోచించడము ఈ రాగి దోస, లేకపోతే ఎగ్ దోస అలా పొద్దున్న. ఆ!
హ్మ్. <giggles> ఓకే. హ్మ్. ఓకే. అండ్ ఇది కూడా ఆ! ట్రై చేసారా ఎప్పుడైనా? ఇట్లా కోకో పౌడర్‌ తో కూడా పాన్ కేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు హెల్తీ‌గా.
ఆ! ఆ! అది చే అది సాయంత్రం పెడతాను. ఆహ్, పొద్దున్నే మైదా ఎందుకని ఆ! అట్లా. హ్మ్.
హ్మ్. ఓకే. ఓకే. ఆ మైదా ప్లేస్‌ లో ఇప్పుడు కోకో పౌడరు, జొన్న పిండి ఉంది చూసారా? లేకపోతే కొర్రల‌ది పిండి, ఆ పిండి మిక్స్ చేసేసి ఆల్, ఈ వాటర్‌ లో బెల్లము ఉడకబెట్టి ఇట్లా ఆహ్, ఆహ్ మిక్స్ పాన్‌కేక్‌స్ టైపు. <chuckles> హ్మ్.
ఆ! ఆ! హ్మ్. హ్మ్. ఓకే. ఓకే, ఓకే. ఇదొకటి ఇప్పుడు ఏమైందంటే తను పొద్దున్నే 5:30కి లేస్తుంది. 6:00కి వరకు మాకు ఐదులె 5:00కి లేస్తే ఐదోనొక అరగంట, లేవంగానే అరగంట ఆమెని మేం బుజ్జిగించడం ఇవే సరిపోతాయి. అలా బుజ్జిగించి, బుజ్జిగించి నెమ్మదిగా తీసుకెళ్ళి బ్రషింగ్‌కి నించోబెట్టాలన్నమాట.
కానీ చల్లగా ఉంది కదండీ! 5:30కి లేచేస్తుందా నిజంగా? అమ్మో!
ఆ! అంటే రాత్రి కొంచెం తొందరగానే నిద్ర పోతుందన్నమాట. ఆ! ఎ 8:30 అట్లా నిద్రపోతుంది.
ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. అదేలెండి. హ్మ్.
హ్మ్. అందుకని ఇక తొందరగానే లేస్తుంది. ఆహ్, ఇంక బ్రష్ చేప్ బ్రష్ చేపించి ఇంక చాకోస్ ముందు పెడతానన్నమాట. ఒక పావుగంట, 20 నిమిషాలకి తింటుంది. మేమిద్దరమే నేను పాపనే ఉంటే తినేస్తది. వాళ్ళ నాన్నొచ్చాడంటే మాత్రం ఇంక ఆ! ఆయన తినిపించాలి. ఆయన తినిపిస్తున్నా తినదు.
ఓకే. <giggles> గారాబం. హ్మ్. ఓకే. ఓకే. అ ఎవరి దగ్గర గారాబాలు పోవాలో వాళ్ళకి బాగా తెలుసు. <giggles>
ఆ! కొంచెం. ఆ! <laughs> అందుకని వాళ్ళిద్దరూ కాసేపట్లా ఈ నేను ఇదివరకు ఏం చేసేదాన్ని అంటే నేనే వంట చేసుకుంటూ, నేనే పాపని చూసుకునేదాన్ని. అప్పుడు నాకు అటు వంట అయ్యేది కాదు. ఇటు దీన్ని చూసుకోవడం అయ్యేది కాదన్నమాట.
హ్మ్. హడావుడిగా ఉండేది. హ్మ్.
ఆ! ఈ మధ్య ఏం చేస్తున్నానంటే వాళ్ళిద్దరిని వదిలేస్తున్నా. మా హస్బెండ్‌ని, ఇంక పాపని. ఆ! వాళ్ళిద్దరూ ఏదో కాసేపు మాట్లాడుకొని, మళ్ళా కాసేపు ఆడుకొని ఇట్లా <sniffs> ఇంక మార్నింగ్ ఆమెని స్కూల్ దింపేంత వరకు ఆయనదే అన్నమాట డ్యూటీ.
హస్బెండ్‌ని. ఓకే. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఓకే. <chuckles> అదేలెండి. ఇదే, ఇది బావుంది. హ్మ్. అంటే అందరూ చెయ్యరులెండి <giggles> ఇట్లాంటివి. హ్మ్.
ఆ! ఆ! <chuckles> ఇంక మనం చెప్తే, <chuckles> చెప్పి చేయించుకోడవే. కాకపోతే 9 వరకు ఇద్దరు ఏదో ఎంగేజ్ అయితారు. ఆ ఆయననే స్నానం చేపిస్తారన్నమాట. ఫస్ట్‌లో చేపించమంటే ఆయనకు భయమేసింది. ఆహ్, చేపీయాలంటే. కానీ ఇప్పుడెట్లా అంటే, ఆహ్ "నువ్వసలు సరిగ్గా చేపించవు. నేనే బాగా చేయించుకుంటానని" <chuckles> ఆళ్ళిద్దరికి ఆహ్, అట్లా అనమాట. ఆ!
అదే అదే అదే. హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. <laughs> ఓకే. అదేలే. అదేలే నైస్. హ్మ్. అంటే స్కూలెన్నింటికి 9కా!
సరు ఆ! 9కి. ఆహ్, ఇంకా తను స్నానం చేపించేసిన తర్వాత మళ్ళ నాకు టిఫిన్ దగ్గరిస్తారు. మళ్ళీ ఆయన పెడితే తినదు. ఆయన ఉంటే తినదని. ఆహ్, నేను చిన్నగా దోస కడ చిన్న చిన్న ముక్కలలా తీసి చేసి పెట్టేస్తే ఆహ్, తనే తీసుకొని తింటుందన్నమాట.
ఓకే. హ్మ్. ఓకె. అలాగే అలవాటు చేయాలండి, తినిపియడం కన్నా నిజంగా. హ్మ్.
హ్మ్. సో, అట్లా మార్నింగ్ అంతా అలా అవుతుంది. ఈ లోపల వీళ్ళిద్దరూ ఆడుకొని వచ్చేసరికి, ఆ రోజుకి కావాల్సిన ఆహ్, పొద్దున్నకి సాయంత్రానికి కూర, సాంబారు, చట్నీ ఇవన్నీ నేను చేసేసుకుంటా అనమాట. అంటే హ్మ్. అంత్ నాక్ ఆ! అంత టైమ్ పట్టదు నాకు. ఎందుకో వంట చేయడము. త కొంచెం తొందరగానే చేసేస్తా. ఆ అరగంట, గంట నాకు సపోర్ట్ చేస్తే ఇంకా హ్మ్.
ఓకె. ఓకె. అదేలే బ్రేక్‌ఫాస్ట్‌కి. ఓకె. అదేలే. అంటే మిమ్మల్ని ఎవ్వ‌రు డిస్టర్బ్ చేయకుండా ఉంటే, తొందరగానే జేసేసుకుంటారు. ఈ ఇట్లా డిస్ట్రాక్షన్స్ ఉంటే మటికి, కొంచెం ఇబ్ ఓకె. ఓకె. ఇంక్
ఆ! అవునవును. అవును. ఎందుకంటే? అప్పుడు నే నేను వంట చేసేసుకుంటే ఇంక నాకు రోజంతా పని ఉండదు, కే వంటగదిలో. ఆహ్, ఏమ్ ఏవై‌నా మధ్యాహ్నం పడుకొని, లేచిన తర్వాత కాఫీ‌యో, టీ‌యో లేకపోతే తనకి పాలు ఇవ్వడమో, అంతే అయిపోతది. మిగతా ఇంకా, ఎక్కువ వంటగదిలో పని ఉండదు. సాయంత్రం తనను ఓ కాసేపు పార్క్‌కి తీసుకెళ్ళొచ్చినా, నాకు డిన్నర్ లేట్ అవుతుందేమో, అనే టెన్షన్ ఉండదు. ఎందు ఎందుకంటే పొద్దున్నే అన్నీ చేసేసుకుంటా గదా!
హ్మ్. ఓకె. ఓకె. ఓకె. అదేలెండి. హ్మ్. ఉండదు. ఉండదు. అవునవును. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక మీరు, జస్ట్ మీకు అయితే ప్రిపేర్ చేసుకుంటారా మీల్సా? ఓకె. అంటే, ఎలాంటివి ఏమైనా స్ పర్టిక్యులర్‌గా ఉందా?
హ్మ్. అవును. అవును. అవును. డిన్న‌రా?
ఆ! లంచ్‌గాని అట్లా.
లంచ్ అయితే నేను నాకు రై‌సే అలవాటు. రై‌సే తింటాను. ఇంకా డిన్నర్ కూడా ఎట్లా అంటే మా హస్బెండ్‌కి రోటీ చేయాలనమాట. ఆయనకి ఈ మధ్య డయాబెటిక్ అని తెలిసింది. సో తనకి రాత్రి రోటీ చేయాలి.
హ్మ్. ఓకే. ఓకే. ఓకే. కానీ ఇది మీరు విన్నారా? మాములుగా ఇప్పుడు మనకి రైస్‌లో ఎంత కార్బ్స్ ఉంటాయో, రోటి కూడా ఈక్వల్ కార్బ్‌సే ఉం‌టాయి అంటున్నారు కదా!
ఆ! ఆ! నాకు మా అవును. అవును. అవును. కానీ, ఏమో వాళ్ళ డాక్టర్ చెప్పింది. మళ్ళా నేనేదో పెద్ద డాక్టర్ అనే వాళ్ళనుకోవడం ఎందుకని. <chuckles>
హ్మ్. ఓకే. ఓకే. <laughs> ఓకే. ఓకే. దాన్ అంటే ఇ అంటున్నారు జస్ట్ దాని బదులు కిన్‌వా, మిల్లెట్‌స్ ఇవి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటున్నాయి కదా! సో దాన్ని ప్రిఫర్ చేస్తున్నా హ్మ్.
హ్మ్. హ్మ్. అవునవును. ఏదో మొత్తానికి వా వాళ్ళ అడిగింది మనం చేసేస్తే అయిపోతది కదా! అనవసరంగా మన బుర్ర ఎందుకు పెట్టడం.
రోటీస్ అయితే చే అంతే. అంతే. అంతే. అవును. హ్మ్. <chuckles> మనం చెప్పిన వాళ్ళు వినాలి కదండీ ఫస్ట్.
అవునవును. అందుకే వా‌ళ్ళే వాళ్ళు గో ఆహ్, ఏంటది?
హ్మ్.
ఆహ్, అది కాదు.
రోటీ. <giggles>
కుందేల్‌కి‌ను మూడు కాళ్ళే ఉన్నాయి అంటే అవును మూడు కాళ్ళే అని. <laughs>
ఓహ్! తాను పట్టుకున్న కుందేలకి మూడే కాళ్ళన్నట్టు హ్మ్. యాహ్! యాహ్! యాహ్!
ఆ! అందుకని నేను మూడు కాదు నాలుగు అని చెప్పను కూడా చెప్పను. కరెక్ట్‌గా చెప్పా మూడే అని <laughs> అని అట్లానే పా కంటిన్యూ చేస్తా అన్నమాట.
<chuckles> ఓకే. ఓకే. అయితే మీరు ఈ పిండి గోధుమపిండి అంతా ముందే ఆహ్, ప్రిపేర్ చేసుకొని ఉంటారా పిండి కలుపుకోవడం‌మది?
ఆ! ఆ! పాపం పడుకుంటుంది కదా! మధ్యాహ్నం నేను ఒక్కొక్కసారి పడుకుంటా, ఒక్కొక్కసారి పడుకోను. అలాంటప్పుడు ఈ ముందే పిండి కలిపేసుకొని పెట్టుకుంటా. అంటే అప్పటికప్పుడు ఒత్తుకోవడానికి. ఆ! మాక్సిమం తను పడుకున్నప్పుడు పనులు చేసుకుంటా, లేదంటే తను తను వీళ్ళిద్దరూ కలిసి ఎంగేజ్ అయినప్ అవుతున్నప్పుడో ఎప్పుడో నేను మొత్తం నా పనులు చేసే ఆ! ఇంక నాకు డిస్టర్బెన్
హ్మ్. ఓకే. ఓకే. చేసుకుంటారు. ఓకే. ఓకే. పాప ఎన్నింటికొస్తది స్కూల్ నుంచి? మీకు ఆఫ్టర్‌నున్ లం ఓకే. ఓకే.
12:30కి ఆ! హ్మ్. అప్పుడు నేను పోయి తీసుకురాలి. ఇంటి ఇక్కడే ఇంటి బయటనే ఉంటది. సొసైటీ బయటనే ఉంటది. ఆ!
అదేలెండి. ఓకే. ఫైన్ ఫైన్. తర్వాత వచ్చాక ద పాపతోనే సరిపోద్దా మీకు? ఆహ్, పడుకోబెట్టి లేసి.
అసలు ఇట్లా రావటం ఆహ్, అట్లా నిద్ర పోతది. ఇంకా వేరే సౌండ్ కూడా వేరే సౌండ్ కూడా ఉండ ఉండదన్నమాట. హ్మ్.
అలసిపోయి ఉంటది. ఓకే. ఓకే. లేచాక మరి? పాప లేచాక?
ఆ! లేచిన తరువాత నుంచి ఇంక ఉంటదన్నమాట ఫుల్ ఎనర్జీ‌తో లేస్తది. ఇంకా హ్మ్. ఇంకా అప్పుడుం
హ్మ్. <chuckles>
అప్పటినుంచి ఇంకా మా సైన్యం వస్తారు. ఒకరి తర్వాత ఒకళ్ళు.
<chuckles> ఓకే. మీ హస్బండ్ కూడా వచ్చేస్తారా ఆ టైమ్‌కి?
అహా. లేదు లేదు. ఆయన ఒక్కొక్కసారి 8 ఒక్కొక్కసారి 10 11 అట్లా ఒక్కొక్క టైమ్ వస్తది. ఆహ్, ఈ పిల్లలు మాత్రం వస్తారన్నమాట. మా ఇంటికి ఆహ్, అది నా నా ఇంటి దగ్గర మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ ఆహ్, మా పాపని చిన్న నెలల పిల్లప్పటినుంచి చూసారన్నమాట. కాబట్టి వా వాళ్ళు ఇప్పుడు అది 3 ఏళ్ళు అంటే వాళ్ళు వినిపించుకోట్లేదు. అట్లా చిన్నపిల్ల ఉన్నప్పుడు ఎట్లా ఎత్తుకున్నారో, అట్లానే వచ్చి ఎత్తుకుంటారు అన్నమాట. ఆ! <chuckles>
డిపెండ్స్. ఓకే. ఆడుకోవడానికి. ఓకే. హ్మ్. ఓకే, ఓకే. <chuckles> అట్లాగే ఎత్తుకుంటారా? ఇంకా బాగుంటదండి. కొంతమంది పిల్లలు ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మా కమ్యూనిటీ‌లోనే ఎలా అంటే, ఆహ్, ఏజ్ డిఫరెన్స్ చూపించేస్తున్నారు. చిన్న పిల్లలంటే ఓహ్! చిన్న పిల్లలు మాతో ఆడుకోలేరులే అన్నట్టు ఉంటుంది. పిల్లలు కూడా ఎలా ఉన్నారంటే సేమ్ ఏజ్ వాళ్ళతోనే కనెక్ట్ అవుతున్నారు. చిన్న పిల్లలతో కనెక్ట్ అవ్వలేకపోతున్నారు.
హ్మ్. అవును. ఆ! హ్మ్. హ్మ్. ఆహా! అది నేను ఏం చేశానంటే వాళ్ళు అం వాళ్ళు అప్పుడప్పుడు నేను ఇదివరకు ట్యూషన్ చెప్పేదాన్ని అన్నమాట ఇంట్లో. ఇప్పుడు సో, మ్యూజిక్ క్లాసెస్ ఒక్కటి చెప్తా. వాళ్ళు ఆహ్, అప్పటి అప్పటి నుంచి నాతో తె తెలిసిన వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మా ఇంట్లో చాలా బొమ్మలు ఉంటాయన్నమాట. ఈమె కోసం నేను అసలు ట్రై చేయని బొమ్మలు అనేవి లేవు.
ఓకే. ఓకే. హ్మ్. ఓహ్! నైస్. ర్యాప్. హ్మ్. ఓకే. ఓకే. ఓకే.
<chuckles> అట్లా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు తెలుసు కదా! ఏ బొమ్మలతో ఎలా ఆడుకోవాలని. కాబట్టి వాళ్ళకేమో అవన్నీ ఆహ్, ఇంట‌రెస్టింగ్‌గా అనిపిస్తాయి. ఇప్పుడు నేను ఆడుకోవాలి, ఇది, అది, అని. కాబట్టి వాళ్ళు మా ఇంటికి వస్తే అసలు వెళ్ళనే వెళ్ళరన్నమాట.
అవునవును. ఓకే. నో. ఓకే. మెయిన్‌గా టాయ్స్ పర్‌పస్ గాని ఏదేమైనా. ఓకే.
ఆ! టాయ్స్ ఇ ఇది కూడా మా పాప అంటే కూడా కొంచెం ఎక్కువ ఇష్టం అన్నమాట. ఒక ఆహ్, ఒక్కొక్కసారి మా హస్బాండ్ పొద్దున్న వెళ్తూ మార్నింగ్‌కి వాళ్ళు బస్ టైమ్‌కి అక్కడికి వెళ్ళారంటే ఇంక బస్ ఎక్కిన వాళ్ళు దిగిపోయి మరీ వచ్చి దాన్ని ఎత్తుకుంటారు.
హ్మ్. <chuckles> నైస్. చాలా కేరింగ్ అన్నమాట ఆదిత్య అందరికి. చిన్న పిల్లలకి కూడా కేరింగే.
మల్ ఆ! వాళ్ళని మళ్ళీ ఆ! మళ్ళా వాళ్ళందరిని బస్ లేట్ అయిపోతుందని, బస్ ఎక్కించి అసలు ఇది వరకు వాకింగ్‌కి తీసుకెళ్ళాలి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనే వెళ్ళడం మానేశాను పొద్దున్న వాకింగ్‌కి.
<chuckles> ఓకే. అయ్యయ్యా! యాహ్! యాహ్! ఇలా అయితే ఉంటుంది మీ రౌటీన్ అయితే. ఓకే. చాలా బాగా చెప్పారండి. అంటే మీ ఉదయపు రొటీన్ నుంచి నైట్ నా డిన్నర్ పడుకునే దాకా చాలా బాగా చెప్పారు. మెయిన్‌గా మా బుడ్డదాని స్టోరీస్ చాలా బాగున్నాయి. మీతో మాట్లాడడం నిజంగా చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలు.
ఆహా! అవును. అవునవును. హ్మ్. <chuckles> ఆ! నాకు నాక్కూడా మీతో ఇవన్నీ పంచుకోవడం చాలా బాగా అనిపించింది. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.
హుహు. తప్పకుండా. ధన్యవాదాలు.